హ్మ్. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా. అవును.
ఆ టైమ్ మనం మళ్ళీ ఏదో ఒక ఫుడ్డనేది తీసుకువెళుతూ ఉండాలి. ఇంకొకటి వాటర్. నేను మెయిన్‌గా చెప్పేది ఏంటంటండి ఫుడ్డనేది మనకి రైసనేది కానీ ఏదైనా సరే! ఒక 2 ఇయర్స్ పిల్లలకి, 3 ఇయర్స్ పిల్లలకి ఎక్కడైనా దొరుకుతది. వాళ్ళు ఏదైనా తినగలరు కొంచెం. అడ్జస్ట్ అవ్వగలరు. కానీ వాటర్‌ని క్యారీ చేయడమనేది చాలా మంచి హాబిట్ అని నేననుకుంటున్నాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. సూపర్! సూపర్! హ్మ్. హ్మ్. హ్మ్.
ఇంకోటి ఏంటి అంటే గనక, పిల్లలకి కొంచెం కంఫర్ట్ ఉండేలాగా. అంటే మనం ఇప్పుడు బస్సులో కానీ లేదంటే ఏద ఎ వీటిలో ఆహ్, కారులో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎంత ఎండాకాలమైన, ఎంత చలికాలమైనా సరే! ఒక దుప్పటి అనేది క్యారీ చేయాలి. ఒకవేళ పిల్లలకి మనం ఒక గుడికి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళామనుకుందాం. తిరుపతి వెళ్ళినప్పుడు పిల్లల్ని మనం అదే బెడ్ మీద వావాళ్లిచ్చిన దుప్పటి మీద మనం పడుకోపెట్టలేం కదా!
హ్మ్. ఓకే. హుహుహు. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును.
దాన్ ఇంకొకటి మనం ఎక్స్‌ట్రా తీసుకు వెళ్ళామంటే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే పురుగులుంటాయి. పిల్లలకి ఏంటి అంటే ఏదైనా సరే ఈజిగా ఇన్ఫెక్ట్ అవుతారు వాళ్ళు. ఈజిగా దద్దుర్లు రావడం కానీ, అలెర్జీస్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతీదీ ఆహ్, మనం ఆహ్, ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇదే కాదు. నాకు మెయిన్ నేనేదకుంటానంటే ఆహ్, మనం బీచ్‌కెళ్తా ఉంటాం. ఇప్పటివరకైతే మేము బీచ్‌ కెళ్ళలేదు. బీచ్‌ కెళ్తాం కదా! ఆహ్, బీచ్‌కి వెళ్ళినప్పుడు కలరనేది ఖచ్చితంగా చేంజ్ అయ్యి ఒస్తాము. అది నేను ఎలా అనుకుంటానంటే నాకు
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవును. అవును. ఓకే. వెళ్ళండి బావుంటది. ఆ బీచ్‌కే కాదండి బాబు! స్విమ్మింగ్ ఫూల్‌కి బోయినా.
అవునా!
హ్మ్. స్విమ్మింగ్ ఫూల్‌కి బోయినా కలర్ చేంజ్ అవుతాం కంపల్సరీ.
ఆ! అది తెలియదు. అందుకనే కదా! ఈ మధ్య కాలంలో సన్ స్క్రీన్స్ అని ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. మీరు గమనించినట్లయితే.
హుహు. హ్మ్. ఇవి బాగొస్తున్నాయసలు సన్ స్క్రీన్స్.
అంటే దాన్ని వాళ్ళు బాగా ఈజిగా కాచ్ చేసుకుంటున్నారు. ప్రమోషన్స్ కోసం కానీ లేదు అంటే గనక, మన అవసరాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! సూపర్ లైనండి. మన అవకాశం మన అవసరాన్ని వాళ్ళ అవకాశంగా తీసుకొని, వాహ్! <smacks lips> వేరే లెవెల్‌ లైనసలు. కానండి నాకొక సందేహము. మీరు ప్యాకింగ్ అసలు మనము ఇట్లా క్యాంపింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తప్పక తీసుకెళ్లాల్సిన ఐటెమ్స్ ఏంటి అంటే ఏం జెప్తారు మీరు? అంటే మీరు చెప్పారు కదా! ఇన్నేళ్ల వయసు, ఇన్నేళ్ల వయస్సు, ఇన్నేళ్ల వయస్సు పిల్లలు అని చెప్పారు కదా! అసలు ఇలాంటి వయసు ప్రకారం అంటే ఏ మార్పులు జేస్తారు? వయసుతో సంబంధించిన మార్పులు ప్యాకింగ్‌లో?
థాంక్ యూ. థాంక్ యూ. అవును. హ్మ్. చెప్పండి. క్యాంపింగ్ అంటే మనము ఇప్పుడు ఒక అడవిలో వేసుకునే టెంట్ లాంటిదంటారా? అహా! అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి అడగండి.
ఇప్పుడు మనం క్యాంపింగ్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇగ తీసుకెళ్లాలి అని. హ్మ్.
అంటే నా అక్ ఒక మాట అడుగుతా చెప్పండి? క్యాంపింగ్ అంటే మనమెళ్ళె ఏ ట్రిప్పయినానా? లేకపోతే గనక ఒక అవును. హ్మ్. సరే!
హుహు. ఏదైనా. ఏ ట్రిప్పయినా. ఏ ట్రిప్పయినా. ఖచ్చితంగా ఇగ తీసుకెళ్లాలి అని చెప్పేసి మరి ముఖ్యంగా చిన్న పిల్లలకు?
చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఉండాల్సింది డైపరులు.
హ్మ్. హ్మ్. హ్మ్.